అదీ ఒకట్ ఆహ్, 2 సార్లు అయితే టీమ్ ముందు తిట్టారండి మా ఎంప్లాయీస్ ముందు. ఒక 10 మంది దాక ఉంటారు. వాళ్ళ ముందు చాలా అంటే పరువు దీయ తీసినట్టు ప్రొఫెషనల్‌గా మాట్లాడారతను. అంటే, ఇంతేనా యూ ఆర్ ఎ యాక్టింగ్ యాజ్ యాజ్ యూ ఆర్ ఎ చైల్డిష్ ఆర్ లైక్ థట్.
ఓహో! ఓకే. సో, అప్పుడు మీరెలా ఫీలయ్యారు?
అ ఆ! అలా తిడ్డా నేను దాన్ని హార్ట్‌కి తీసుకోలేదండి. బ్రెయిన్‌కే తీసుకున్నాను. సో, అందుకే నేను ఆ రోజు రాత్రి కూర్చొని అలా ఆలోచిస్తే నాకు నేను ఏమి కోల్పోతున్నాను, లేకపోతే నేనింకేం ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి అని ఆలోచించి ముందడిగేశానండి.
ఆహా! మీరన్నారు చూడండి హార్ట్‌కి తీసుకోలేదు, బ్రెయిన్‌కి తీసుకున్నా. సో, ఈ యొక్క మైండ్‌సెట్ మీకు ఎక్కడి నుంచి ఒచ్చింది?
ఆ! సొంతంగా వచ్చిందేనండి ఏదైనా.
ఎలా నేర్చుకున్నారు?